ఆ! ఓకే.
క్వాలిటీ‌ని బట్టే వాళ్ళు మనకి కాస్టేస్తారన్నమాట. ఇప్పుడు మీరు మగ్గం బా బ్లౌజ్ తీసుకున్నారనుకోండి ఒకటి, ఫుల్లు మగ్గం ఉంటే, దాని కాస్ట్ ఖచ్చితంగా పదివేలుంటుంది.
అవును. హ్మ్. ఆహా! అంత రేట్ ఉంటదా? అమ్మో! బాగా ఎక్కువ రేటే అంటిని.
ఆ! ఆ! ఉంటుంది. మగ్గం. చేతులు మొత్తం మగ్గం ఒచ్చేసి. ఆహ్, బ్లౌజ్ మొత్తం ఫుల్ మగ్గమొచ్చిందంటే, అది ఖచ్చితంగా పదివేలుంటుంది.
హుహు. మీరెప్పుడైనా కుట్టుకునుటానికి ట్రై చేశారా? మీకు మీరు, మీ అమ్మగారికైనా. హ్మ్.
అది అమ్మో! కష్టమండి అది. మగ్గం కష్టమండి మళ్ళీ. ఆహ్, ఎంబ్రాయిడరీ ఇదంతా అయితే, మనం చేతులతో మనం చేసుకోవచ్చు గాని, మగ్గమనేది దానికి చాలా పరికరాలు కావాలన్నమాట. అవన్నీ మనం కొనుక్కోలేము. దాని వల్ల ఆగిపోతునాను.
ఆహా! చేయలేదా? ఓకే. మీషిన్‌తో కుట్టుకునే పనా అది? మీషిన్‌ ఏమైనా ఉండాలి దానికి, మిషన్ ఏమైనా ఉండాలా?
ఆ! ఏంటండి? ఆ! అవునండి. మీషాన్ ఉండాలి. పెద్ద మిషనరీ ఉండాలి.
అయితే కష్టం లెండి. కాకపోతే చిన్నగా ఏమైనా అయి చేతాలికలు, గొలుసు కుట్టు అంటారు. దగ్గరికి ఏదో ముద్దకుట్టు, ఇలాంటివి మీకు మీరుగా ఎప్పుడైనా ట్రై చేశారా? మీ బట్టలు పై హుహు.
హ్మ్. ఆ! గొలుసుకట్టు. అవును. చేసుకుంటానండి నేను. ఇప్పుడు సాదా చీరలుంటాయిగా, హ్మ్. సాదా చీరలు తెలుసుగా మీకు? ఆ సాదా చీరల మీద హ్మ్. వాటికి ఇప్పుడు మనం ఒక గౌన్ లాగా కుట్టామనుకోండి. వాటి అంచులన అలాగే చేతులుకి.
అవునవును. ఆ! ప్లెయిన్ చీరలంటారు అవేనా? హ్మ్.
మనము ఆహ్, చిన్న, చిన్న పూసలుంటాయి గదా! గోల్డ్ కలర్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు.
హ్మ్. మెయిన్. ఓకే. అంచులు పేరు, మంచి లుకొస్తుందని విన్నానండి.
హ్మ్, భలే ఉంటుందన్నమాట. అంటే మ నేనెక్కువ నా ఫ్యాషన్ సెన్స్ అంతా చాలా సింపుల్‌గా, కొంచెం ఎలిగెంట్‌గా ఉంటుందన్నమాట. అంటే సింపు‌లుగుంటుంది. నా డ్రెస్‌లన్నీ సింపులుగుంటాయి. కానీ కొంచెం, ఎలిగెంట్‌గా ఉంటాయన్నమాట.
ఓకే. పెద్ద, పెద్దగా హడావిడి కాకుండా చిన్న, చిన్నగా నీట్‌గా కనిపించే విధంగా వేసుకోవడానికి ఇష్టపడతారయితే.
హ్మ్. అవును. అవును. అలాంటివి ఒక ప్రత్యేకమైన లుక్కునిస్తాయి. అంటే, హ్మ్, అందరూ మనల్నే చూస్తారు అని నేను చెప్పను గాని, మన వైపు చూస్తే మాత్రం అరె! ఇది చాలా బావుందిరా అనిపిస్తదన్నమాట.
హ్మ్. ఆ! ఆ ఫీలింగొస్తే చాలు కదా! ఇంకా మీకు మీరు కుట్టుకొని వేస్తున్నారంటే, అది మీకు కూడా కొద్దిగా ఆనందంగా ఉంటది గదా! ఎవరైనా అడిగినా నేనే కుట్టుకున్నా, నేనే కుట్టుకున్నానంటే వాళ్ళు కూడా అబ్బా బావుంది అనగానే, చాలా ఆనందపడుంటారు అయితే.
అంతే కదా! సాటిస్‌ఫాక్షనొచ్చుద్ధి. అవును. చాలా. అవును. హ్మ్. నేనే కుట్టుకున్నా అని కాదులే గాని, నా గురించి తెలిసినోల్లల, "నువ్వే కుట్టుకోకపోతే మాకు కూడా కుట్టి పెట్టచ్చు కదా! ఇలాంటివి" అంటారు.
హుహు. ఆ! కుట్టి పెట్టడానికి డబ్బులు రావు ఏమి రావు. నాకు కూడా అదే అనిపిస్తది అదేనా. ఆ!
అదే. అదే. అదే లోపలనుకుంటాను. ఆ! కానీ బయటికి చెప్పలేం గదా!

అవునండి. ఎందుకంటే ఆహ్, ఫ్యాషననేది ఈ రోజుల్లో చాలా అవసరం కదా! ప్రతి ఒక్కరికి. మరీ
అవును. నిజమే అసల చూస్తంటే కొంతమంది చిరిగిపోయిన ప్యాంటులు చూసారా మీరు? <chuckles> ఆ! వేసుకోడం ఇష్టమేనా మీకలాంటివి?
హ్మ్. <chuckles> చూసాను. చూసాను. లేదండి లేదండి. మన్ ఆ! ఇంక అంతా డెవలప్ అవ్వలేదు.
ఆ! ఏమంటే ఇంట్లో, ఇంట్లో ఒప్పుకోరా? అంటే ఇంట్లో ఒప్పుకోరా? లేకపోతే మీకే ఇష్టం లేదా?
అ ఆ! రెండు అనుకోండి. వాళ్ళు ఒప్పుకోరు నాకు అంత కంఫర్ట్ గూడా అనిపిచ్చదు. ఎప్పుడు ఎప్పుడూ ఏసుకోవాలని కూడా అనిపిచ్చలేదు. ఆ!
ఆహా! రెండునా. హ్మ్. నిజంగా. నిజంగా మంచిదే. కొంతమంది ఆ ఇప్పుకొని తిరగడం. ఆ చిరిగిపోయింది వేసుకొని అమ్మో! ఇదే డ్రెస్సు అని కూడా ఇంకా అలా తయారైపోయింది ఈ జనరేషన్‌లో.
<chuckles> అవును. అంటే మనం వాళ్ళని కూడా నిందించలేంలెండి. ఇప్పుడు ఎవరిని ఏం అనలేం మనం. ఎందుకంటే ఎవరి చాయిసులు వాళ్ళవి. ఎవరి డిసిషన్స్ వాళ్ళవి. ఇప్పుడూ
హ్మ్. అవును. మీకేమనిపిస్తది అది చూసిన వెంటనే ఆ పోన్లే బావుంది అనిపిస్తదా?
హ్మ్, నా నాకు నేను నిజంగా ఇప్పుడు నేనలాంటి డ్రెసులు ఏసుకోకపోయినా గానీ నాకైతే కొంచేం ఫ్యాషన్ సెన్స్ ఉంది. అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆ చిరిగిపోయిన టోన్ జీన్సులు ఏసుకుంటేనే ఫ్యాషనున్నట్టు కాదు కదా! ఇప్పుడు ఈ కాలంలో ఫ్యాషనంటే ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ గూడా ఇప్పుడు ఫ్యాషనయిపోయింది. అంటే మనం అదే చీరలతో గుట్టించుకునే గౌన్లవచ్చు లేదా అమ్మ ఫ్యాషన్ డిజైనర్ సారీతో గుట్టించుకునే స్కర్ట్స్ అవ్వచ్చు.
హుహు. అవును. అవునవును. హ్మ్. నిజంగే. చాలా మంది ఆ చీరలను కూడా అలా ఒదిలేస్తూ ఉంటారు. పాత చీరలు అని చెప్పి మీరు మీ అమ్మగారి చీరలు ఉపయోగిస్తారా?
ఆ!

ఇంటి దగ్గర వేసుకునేయి మాత్రం గుడతాను, లేదంటే ఇంక బయటికి తీసుకెళ్ళిపోతుంది.
హుహు. ఎవ్వరు మీ దగ్గరికొచ్చీ యన హ్మ్. నేర్పిచ్చమని ఎవరైనా వస్తూ ఉంటారా? "అక్క నేర్పియి అక్కా, నేను కూడా నేర్చుకుంటాను" అని ఇలా ఎవరైనా వస్తారా మీ దగ్గరికి?
ఆహ్, నాకే సరిగ్గా రాదు. మీకేం నేర్పుతానురా! <giggles> అని చెప్తూ ఉంటేరు.
హుహు. ఆ! రాకుండానే ఇన్ని బ్లౌజ్లు కుడతాన్నారు. ఆహ్, ఇంక చేతులికి
బయట వాళ్ళకి ఎవరికి కుట్టలేదండి. ఇప్పటి వరకు బయట వాళ్ళకి ఎవ్వరికి ఇంతవరకి ఏమి కుట్టలేదు. ఓన్లీ
ఆ! ఎందుకు మళ్ళీ తేడా అయితే, ఇంటి మీదొచ్చి పడిపోతారని భయమా? హుహు.
ఆ! అంతే గదా! ఇప్పుడు నేను మల్టీటాస్కర్. నేను అది జేస్తాను, ఇది జేస్తాను ఇన్ని ఇన్ని పనులు చేస్తున్నప్పుడు, వాళ్ళకి నేను అదీ ఆహ్, కరెక్ట్ టైంకి ఇవ్వకపోవచ్చు. అప్పుడు ఎందుకు నాకంతా ప్రెజర్ అంత అవసరం లేదు గద! ఇదేంటంటే ఒక మిషన్ తెచ్చుకొని బెట్టుకున్నాం. నాకెప్పుడన్నా అవసరం ఉంటే కుట్లు లాక్కోడానికో లేదంటే ఏదైనా చిన్న చిన్న డ్రెస్లు కుట్టుకోడానికో
ఓకె. నిజంగా ఆ బయట వాళ్ళు దెస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ మీద ఒత్తిడి పెడతారు, వాళ్ళు చెప్పిన సమయానికివ్వకపోయినా ఇబ్బంది. హ్మ్.
పెడతారు. హ్మ్. నాదదీ ఒకా ఏమంటారు నా ప్రొఫెషన్ గాదు గద! నేను దాన్ని ఉద్యోగంలా చేసుకోలేదు. అలా చేసుకుంటే బహుశా ఆహ్, నేను గూడా అందులో ధీటా అని చెప్పుకునేదాన్నేమో, కానీ నేను అది కాదు గదా! ఓన్లీ నా వాటి వరికే. ఒకవేళ వాటిల్లో ఏదైనా తప్పులున్నా గానీ, నాకు నేను తీసుకోగలను. దాన్ని సరి చేసుకోనో లేదంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేసుకొని ఏసుకోగలను. మిగతా వాళ్ళు అలా కాదు కదా! డబ్బులు పెడితే మాటంటారు గదా!
హ్మ్. అవును. అవునవును. ఏదో ఒకటి అంటారు. ఖచ్చితంగా <giggles> అంటారింక.
ఆ! ఎంత? అంత డబ్బులు పెడతన్నప్పుడు వాళ్ళకి మాటనే హక్కు గూడా ఉంటది గద! ఏంటి ఇది ఎటెళ్ళింది, ఇటెళ్ళింది ఇదేనా నువ్వు గుట్టేది అని చెప్పేసి.
అవును. అవును. అంటే నార్మల్ రోజుల్లో మీరు ఎలా రెడీ అవ్వడానికి ఇష్టపడతారు? ఇంటి దగ్గెర ఉండేప్పుడు, అంటే కొంతమందిని చూస్తే, ఎందుకంటే అడుగుతున్నా కొంతమంది ఇంటి దగ్గెరున్నా కూడా ఫుల్ల్ మేకప్ ఏసుకొని మంచిగా నగలేసుకొని రాజమాతల్లా రెడీ అవుతారు గదా! అలా
డబ్బులు. హ్మ్. అమ్మో! ఓహ్! ఒద్దు. <laughs> ఇప్పుడు మీరు అది అది చెప్తుంటేనే నాకంత గుచ్చుకుంటుంది. నేనైతే సింపుల్‌గా నైట్ డ్రెస్ ఏసుకొని ఉంటా, రోజు మొత్తం. బయటికెళ్తేనే
హుహు. ఆ! ఆ! అదే కం అదే కంఫర్ట్ అంటారా?
పద్ధతి. బయటికెళ్తే పద్ధతి. లోపలుంటే, అంతే ఇంక బికారి.
హ్మ్. <chuckles> అయ్యో! మరీ అలా అనేసరేటండి సింపుల్‌గా ఉండడం గూడా మంచిదే గదా! కంఫర్ట్‌గ ఉంటది. ఏ పనైనా చేసేటప్పుడు సులభంగా గూడా చేసుకోవలి.
<chuckles> అవునవును. అవును.